ఆ! అంటే ట్రై జేసాను కానండి. నాకు అంత ఇష్టం ఉండదు గానీ, ఉత్తి ప్ పెరగనంతోని పెరుగు తింటానండి ఎక్కువగా అంతే.
అంటే ఎక్కువ వరకు చాలామంది ఇష్ట ఆహ్, పెరుగులకి మామిడికాయలు లేకపోతే అరటిపండు అరటి ప అరటి తొక్కలు ఆహ్, ఛీ! అరటిపండేసుకొని తినడానికి ఇష్టపడతా ఉంటారు.
అవునండి. అవునవును. కానీ ట్రై చేసానండి. అలా కూడా బావుంది గానీ, నాకు ఉత్తి పెరుగు తింటేనే టేస్టుండదు. మళ్ళీ ఈ టేస్ట్, టేస్ట్ పోద్ది గదా మళ్ళీ ఫ్రూట్సియన్నీ కనుక్కొని తింటుంటే ఉన్న టేస్ట్ రాదండి. అందుకని నాకేంటంటే పెరుగు టేస్ట్ పెరుగే అండి. అంటే పెరుగులో కూడా ఈ పుల్లదనం కొన్ని పుల్ల పెరుగు ఇ అంటే అసల అస్సలు నచ్చవండి నాకు. అసలు పెరుగంటే కొద్దిగా గడ్డ పెరుగుంటదండి అసలు ఆహ్, స్వీట్నెస్ గాని అదే కదండీ అసలు. బా తింటానండి ఆ గడ్డ పెరుగంటే ఇప్పటికి కూడా ప్రతిరోజు అండి అసలు నేను పెరుగు లేనిదా ఆ రోజు అన్నం తినండి రాతిర. మధ్యాహ్నం తినకపోయినా సరే, నేను రాత్రి పోతాను తినేసి పడుకుంటానండి పెరుగన్నం. ఒకవేళ ఆ సమయం పెరగలేకపోతే మజ్జిగానే తాగుతానండి ఎక్కువగా అలా చేస్తున్నానండి.
మీరలా ఎప్పుడైనా ట్రై చేసారా? అవునండి అవునండి. <chuckles> హుహు. గడ్డ పెరుగు చాలా బావుంటుందండి. హుహు. అవునండి. మాకు కూడ మాకు కూడా నాకు కూడా ఎలానంటే అండి మధ్యాహ్నము పెరుగు లేనిదసలు అన్నం తిననండి. ఎందుకంటే పెరుగు తిన్న తర్వాత అసలు ఎంత బాగా నిద్రొస్తుందంటే అసలు స్వర్గం అండి అది.
<chuckles> అదేలెండి.
చాలా అంటే చాలా బా నిద్రొస్తుంది.
ఇంకేంటంటే అండి. పండగ రోజండి మా నాన్నగారో లేదంటే బాబాయొ మొత్తం అందరూ కలిసి పెద్ద డేగిక్షాల్లో కొబ్బరం అనేదిసీ కొబ్బరి అన్నం అనేది చేస్తారండి.
హుహు. అవునండి.
ఉంటాదండి నిజంగా అసల ఆ విందు మాత్రం ఏదో పాట్నర్‌దండి.
మీరు మీ మీ చిన్ మీ చిన్నప్పుడిలా వంట వంటలు అంటే తినడమే కాకుండా ఎప్పుడైనా వంటలొండారా?
ఆ! చెప్తానండి అన్ అలా కూడా <chuckles> జరిగింది. ఏంటంటే చిన్నప్పుడు ఇలా కొబ్బరి అన్నం అనేది చేసేవారండి. అసలు తింటుంటే నాకు నోర్నుంచి ఇచ్చినప్పుడు ఒక పాటుండేది మీరు వినే ఉంటారు. వి వివాహ ఓ భోజనంబు ఇల్లా ఉంటది గదండీ! ఆ! ఆ పాటలు. అంతే కదండీ! ఆ పాటలన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే అంత బావుండేదండి అసలు కొబ్బరి అన్నం ఎప్పుడెళ్ళినా సరే ఈ పండక్కి ఎప్పుడెళ్ళినా సరే అదొండుతారు. కొబ్బరిన్నాల్లో చికెను కర్రీదండి భల్లే ఉంటదండి. అసలు లాస్టులో కొద్దిగా మజ్జిగ అదే పెరిగేసుకొని తినేవాడినండింకా. ఇంకా ఆ రోజుకింకా సెట్టండి ఇంకలాగా ఇంకా గుర్తుండిపోద్ది ఆ రోజనమాట అలాగా. ఆ ఫుడ్డు మాత్రం ఇది గాని అంత బావుంటది. ఇంకేంటంటే మీరన్నారు కదా ఎప్పుడన్నా <chuckles> వంట చేసారా అని ఒకరోజు ఆ! ఒకరోజేంటంటే అండి మా అమ్మ వాళ్ళు, మా చెల్లి, మా నాన్నగారేంటంటే ఊరెళ్లారండి. ఏదో పని మీద ఊరు ఎళ్ళారు సరే కదా, మా ఇంట్లో వంట ఇయన్నీ ఏం చేయలేదండి. కాకపోతే కూరగాయలు ఇయన్నీ ఉన్నాయి. ఇంట్లో ఫ్రిడ్జులోనేమో చికెన్ కర్రీ చికెనుందండి ముక్కలు కొట్టేసి. అవును.
ఆ! విందైన వంటకంబు చ ఆ తిండి తిని 'మాయాబజార్' సాంగండి చాలా బావుంటుంది అసలు. ఆ! హుహు. వంట చేసారని అదే. అవునండి. హ్మ్. ఒకసారి ట్రై చేసేద్దామని ఒక ట్రైలేసారు.
ఆ! ఇంక ఎవరు లేరు గదా సర్లే లేదంటే ఫ్రై టైప్‌గాని కర్రీ ఏదోకటి వస్తదది ట్రై చేద్దాం ఏముంది ఏదో ఒకటి వత్తది గదా అని మొదలు పెట్టానండి. అంటే అన్ని ఉల్లిపాయలన్ని కట్ చేసుకొని గాని ఇయి గాని అసలు యూట్యూబ్ ఎలాగో మన ఫీ సోర్స్ ఉంది గదండీ యూట్యూబ్ గాని ఇయి గాని వాటి బోలెడుమందుం బోలెడు వీడియోలసలు. వెతికితే అలాగే వెతుక్కొని ఏంటంటే నేను వెతికానుండి వెతికి చూసి మంచి వీడియో చూసుకున్నాను.
అవునండి. అవునండి.
చూసి అసలు ఏమెయ్యాలి ఫస్టు ఏం చేయాలి ఇయన్నీ మొత్తం నేను రెడీ జేసుకొని రెడీ చేసానండి, చేశానండి చేయడం జరిగింది.
హ్మ్.

అన్నీ ఏసి నెమ్మదిగా బానే చేస్తన్నాను. వాడేదో ఒక స్పూను 2 స్పూన్లు అంటన్నాడు. నేను ఇక్కడ 2 స్పూన్లు ఒక స్పూనని ఎసేస్తున్నానండి. ఇంతకీ ఏంటంటే తీరా నేను సైజ్ చూడలేదండి. సైజ్, <giggles> స్పూన్ సైజు ఆడేసాడాని నేను ఎసేతన్నాను. ఏంట్రా ఆ! అంతా బానే ఉందనుకోని ఇంకా తర్వాత చికెనేసి, కూరొండేసి అన్ని అలా ఉన్నానండి. అదే ఒక సమయం వెయిట్ చేయాలి కదండీ! ఒక పావుగంట సేపు అలా ఉంచానండి. కూర మగ్గిపోయింది అంతా ఉంది, అంతా బానే ఉందండి. తీరా చూస్తే కింద అడుగు పట్టేసింది కొద్దిగ <chuckles> మాడిపోయింది చెప్పాలంటే. <laughs> ఫస్ట్ టైమ్ కదండీ కొద్దిగా.
హ్మ్. ఆహా! <chuckles> ఆహా! ఆహా! ఆహా! ఆహా! అయ్యో! <chuckles> అవును. అవును ఎక్స్పెరిమెంట్ అయిపోయింది అన్నమాట అది. <chuckles>
ఆ! అవునండి. ఆ! అండి. అంటే ఫ్రై లాగా ఇలాగపోయింది సర్లేదైతే ఏంది నెమ్మది తినేద్దాంలే ఇంకా ఈ ఒక్క రోజుకే కదా! అని చెప్పి తిన్నానండి. ఒక ముద్ద పెట్టుకున్నాను నోట్లో కలుపుకొని. ఉప్పగయిపోయిందండి అంటే నేను చెప్పాను గదా స్పూన్ సైజు ఇయన్ని చూడలేదని. ఉప్పగయిపోయిందండి. ఆ! ఉప్ మొత్తం కూర అంతా ఉప్పుగయిపోయిందండి బాబు అసలు. తినాలంటే చిరాకు వచ్చింది మా ఇంటికి తీసుకెళ్ళి, మా వీదిలో బయట కుక్కలు ఉంటే వాటిలికేసేసానండి ఇంక. ఏం చేయాలో తెలియక. మళ్ళీ మా అమ్మగారు వస్తే తిడతారేమో అని భయం. వచ్చాక నెమ్మదిగా చెప్పుకున్నానండి ఇలా చేశానని, తర్వాత ఏంటంటే నేర్చుకున్నానండి మొత్తానికైతే చిన్నప్పుడు కొబ్బరన్నం చేసే ఆ! కొబ్బరి అన్నం చేసేవారు కదా! మా అమ్మమ్మ గారి దగ్గర వంట వండేటప్పుడు చూసి లేదంటే న్ చేసి ఎలా చేయాలి అని మొత్తం కనుక్కొని అసలు ఏమేమి ఎస్తారో, అసలు ఇంగ్రీడియెంట్స్ ఏంటి ఇయన్నీ కొనుక్కొని, ఆ పండగ మరి వింద అంటే చాలా ఇష్టం కదండీ. మనం కూడా చేసుకోవాలి కదా! అత్త మాటలు వాళ్ళే అంటే కుదరదు కదా! ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేను ఎలాగైనా చేసుకోవాలి కదా! అని చెప్పి నేనేం చేశానంటే మా అమ్మగారు మా అమ్మగారి దగ్గర కూర్చొని ఓ 2 రోజులు వంటల్ని అదే అలా చేతన్నారేంటి ఇంటి దగ్గర ఉండి చూసి, ఏమేమి వేస్తారో అన్నీ కనుక్కున్నానండి. కనుక్కున్నాక ఒకసారి మేము ట్రిప్‌కి వెళ్ళామండి. మా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కెళ్లాం. దాంట్లో ఎవరికీ వంట రాదన్నారు నాకు రాదని చెప్పాను. కానీ వచ్చినట్టు ట్రై చేస్తాను మరి చూద్దాం ఏమైద్దో.
అ ఆహా! హుహు. అదే, అదేదే. పెద్ద స్పూన్ తీసుకోనంటారా మీరు? హ్మ్. <chuckles> అయ్యో! అరెరే! వంట నేర్చేసుకున్నారు మీరు. అవునండి. హుహు. <chuckles> హ్మ్. హుహు. ఆహా! ఈ ట్రిప్‌కెళ్ళినప్పుడు మీరేమన్నా ఫుడ్ పార్టీస్ లాంటివి ఏమన్నా ట్రై చేసారా? అంటే మీరు స్పెషల్‌గా వండి మీ ఫ్రెండ్స్‌కెవరైనా తినబెట్టడమో?
ఆ! అదే అండి. చెప్పాను కదా! అదే.